హ్మ్, నే ఒక 3 ఇయర్స్ బ్యాక్. అంతకు ముందు అసలు నాకు స్ట్రీట్ ఫుడ్ ఆహ్, అంతకు ముందు నే స్ట్రీట్ ఫుడ్ అనేదె తినేదాన్ని కాదు. అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడైతే ఇంకా అవి అన్నీ అల ఇంకా బయటికి కొంచెం రావడం అం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఇంకా కొంచెం అప్పటి నుంచి అలా ఈవినింగ్ స్నాక్ లాగా ఇంకా ఫ్రెండ్స్‌తో ఇంగా సరదాగా అలా తినడం స్టార్ట్ చేశాను. నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది.
3 ఇయర్స్ బ్యాక్. అవునా? ఆ! అవునా?
హ్మ్, ఫ్రెండ్స్ కూడా అంటా ఉంటారు. స్ట్రీట్ ఫుడ్ అనేది మనకి సామాన్య ప్రజల ఆహార ఆహ్, హ్మ్, సంస్కృతిలో భాగం అంట కదా. సో ఇంక అలా తినేస్తాను నేను. <giggles> అ అట్లా అలవాటు చేసుకున్నాను. అంటే అందరు వచ్చి తింటా ఉంటారు. మా ఫ్రెండ్స్ కూడా నన్ను తిడతా ఉంటారు. నువ్వు తింటే నీకు ఏమైనా అయిద్దా అది ఇది అని. కాబట్టి నేను అప్పటికి ఆళ్ళకి చెప్తా ఉంటాను తినకూడదు, మంచిది కాదు, హెల్తీ ఇది అని. సో ఇప్పుడు నేనే కొంచెం అలవాటు <giggles> చేసుకున్నాను. వాళ్ళ వల్ల. హ్మ్.
అవును. ఆహా! ఆ! చిన్నగున్నప్పుడు అసలు స్ట్రీట్ ఫుడ్ తినేవారే కదా మీరు? అంటే ఏదైనా వేరే స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టముండేదా?
<giggles> హ్మ్. ఆ! ఆ! లేదు. ఏదైనా ఇంగా హోమ్‌మేడే. ఇంగ ఇంట్లో పేరెంట్స్ ఇంకా హోమ్‌మేడే ఎక్కువగా చేసి పెడితే అనికి ఇష్టం అనమాట. దానికి ఇంట్రెస్ట్ చూపుతారు. బయట అసలు తినిచ్చే వాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఆళ్ళకి తెలిదు నేను బయట తింటున్నా అని. <giggles> హ్మ్, హ్మ్. <sniffs>
అవునా? ఆహా!

ఆ!
ఫుడ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు గదా అని
<chuckles> ఆ! అనిపిచ్చింది చాలా సార్లు. <chuckles> మేము 2, 3 డేస్‌కొకసారి ఫ్రెండ్సందరు మీట్ అయితే, ఫస్ట్ ఇదే మాట్లాడతాము. <giggles> ఆ! బిజినెస్ పెట్టడం బెటరు, మనం తక్కువ కాస్ట్‌తో మంచిగా హ్మ్, ఆహ్, హ్మ్, అందరికి ప్ మంచిగా పెట్టుకోవచ్చు, ప్రొవైడ్ చేయొచ్చు తక్కువ కాస్ట్‌తో మనకీ హ్మ్, బావుంటది ఆళ్ళకి బావుంటది. అంతే గాకుండా ఆహ్, ఇప్పుడు సిటీస్‌లో ఎక్కువ హాస్టెల్స్ గదా! హాస్టల్లంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి, ఫుడ్ ప్రాబ్లమ్. ఫుడ్ అస్సలు బాగోదు. మ అనిపిస్తది. మనమే ఒక హాస్టల్ పెట్టుకొని మంచి ఫుడ్ ప్రొవైడ్ జేసి, హాస్టల్ రేట్ కూడా చాలా తక్కువ పెడితే ఎంత బావుంటది. <chuckles> ఆలోసనకెళ్ళిపోతాం.
అవునా? <chuckles> ఈ మద్ హ్మ్. అవునా! అవును. ఆ! <chuckles> అ ఆ! ఈ మధ్య కాలంలో చూసుకుంటే అండి స్ట్రీట్ ఫుడ్ అనేది ట్రక్స్‌లలో పెట్టి ఎక్ అంటే ఒక దగ్గర నడవకపోతే ఆ ట్రక్‌ని ఇంకో స్ట్రీట్‌లో గాని లేదా ఇంకో ప్రదేశంలో యెళ్లి చాలా సులువుగా అమ్ముతున్నారు.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ!
ఆ! దీనిపై మీ అభిప్రాయం తెలుసుకోవచ్చా? మీరెప్పుడైనా ఈ ఫుడ్ ట్రక్‌లో తిన్నారా?